ఆ! ఒకటండి మీరన్నట్టు ఆహ్, ఎప్పుడు ఆయన లైవ్లీగా ఉంటారు. ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆహ్, సంతోషంగా ఉండడాానికి ట్రై చేస్తాను. ఆహ్, ఆ ఒక్క విషయం అండి. ఖచ్చితంగా ఏ పని చేసినా సరే, ఆయన అంటే, ఆయన గిఫ్టెడ్ గాబట్టి, ఆయన మ్ నచ్చిన మ్యూజిక్‌లో ఉన్నారు. సో, మనం పని చేేస్తున్నప్పుడు మన దాన్ని ఎంజాయ్ జేస్తే, రిజల్ట్ ఎంత బావుంటుందో, అనేది ఆయన నుంచి తెలుస్తుంది. అండ్ రెండోది హంబుల్‌గా ఉండటంఅండి. ఎలాంటి మనిషి ఆయినా, ఎంత అణిగి మణగి ఎంత మర్యాదగా ఉంటారు. ఆహ్, మన మీకు గుర్తుంటే ఆహ్, 'రామోజీరావుగారి' ప్రోగ్రామ్ ఏదో జరుగుతున్నప్పుడు. 'రామోజీ రావుగారు' 'కేె బాల్చందర్‌గారు' ఆహ్, మన 'దాసనారాయణరావుగారు' వీళ్ళు ముగ్గురు స్టేజ్ మీద ఉంటే, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసాడాళ్ళకి. పడిపోయి <smacks lips> అంటే ఆయనకు దాదాపు 60 ఏళ్ళు దాకొచ్చుంటాయి.
హ్మ్. అవును. ఆ! అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ! అవును. హ్మ్. అవును.
ఓహ్! ఆయన వాళ్ళకిచ్చే మర్యాద. ఆహ్, అంత పెద్దవాడైనా
హ్మ్.
అద్భుతం అసలా.
అవును. చాలా బావుందండి. మీతో మాట్లాడం. మీకు నచ్చిన గాయకుడు గురించి మీరు ఇంత బాగా ఇన్‌స్పైరింగ్ ఎంత ఇన్‌స్పైరయ్యారు, అలాగే మీకెంతిష్టం, అనే విషయాలన్నీ చాలా చక్కగా పంచుకున్నారండి. మరోసారి తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం.
తప్పకుండా అండి. ఇది నాకు సంతోషంగా ఉంది. 'బాలుగారి' గురించి మాట్లాటం. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.